మామూలుగా లైఫ్‌లో ఆహ్, ఏదో ఒక విషయంలో ఫ్యామిలీ పరంగానైనా కావచ్చు. ప్రొఫెషనల్‌గా అయినా అవ్వచ్చు. ఏదో ఒక సమయంలో రొటీన్‌లో పడిపోయి ఆసక్తి అనేది మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా అలా ఫీల్ అయ్యారా అండి?
హ్మ్. అవును. ఆ! ఉంటుందండి. ఎందుకంటే, ఈ వై ఈ ఇప్పుడున్న వర్క్ లైఫ్‌కి ఆహ్, లేకపోతే ఇంకా మనం కుటుంబంలో కానీ లేకపోతే, వర్క్ లైఫ్‌లో కూడా చాలా ఒత్తిడితోటి న గడుస్తుంటుంది కొన్నిసార్లు రోజులు కూడా. అలాగా ఒత్తిడితోటి గడిచే రోజులు కూడా చాలా ఇది ఉంటుంది బోరింగా అనిపిస్తుంటుంది లైఫ్ కూడా. అంటే ఇలానే ఉండాలా లైఫ్ అంతా? ఇలానే పని చేసుకుంటూ ఉండాలా? అంటే నాకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం కాని, నాకు నచ్చిన పని చేయకూడదా అనే, ఆ భావనలు కలుగుతుంటాయి కొన్నిసార్లు. ఎలాగంటే హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే ముఖ్యంగా ఎటువంటి విషయంలో అలా జరుగుతుంది? అంటే ప్రొఫెషనల్‌గా ఒత్తిడిని ఫీల్ అవ్వడం వల్ల జరుగుతుందా? పర్సనల్‌గా ఒత్తిడిని ఫీల్ అవ్వడం వల్ల జరుగుతుందా? ఫ్యామిలీ పరంగా ఒత్తిడిని ఫీల్ అవ్వడం వల్ల జరుగుతుందా?
ఇప్ హ్మ్. అహా! అన్నీ కూడా ఒక కొన్ని సార్లు ఉంటుంది కదా! ఆహ్, శని ఎ మన నెత్తి మీద తల మీద తాండవం ఆడుతు ఉన్నప్ ఉన్నప్పుడు అలాగే జరుగుతుంటాయి కదా! అలాంటి సందర్భాలు అంటుంటాం కదా! అలా కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. అన్నీ గూడా మనకి ఏవైతే జరగకూడదో, అన్ని సంఘటనలు కూడా ఒకటేసారి లేదా ఆహ్, ఒకటే టైమ్‌లైన్‌లో అలాగ జరగడం వలన కొంచెం ఒత్తిడి ఎక్కువైపోతు ఉంటుంది అ అలాంటి సందర్భాల్లో.
హ్మ్. <giggles> ఆ! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. మీరు ఈ మధ్య రీసెంట్‌గా ఏదైనా ముఖ్యమైన విషయంలో ఆసక్తిని కోల్పోయారా?
హ్మ్. ఎలాగంటే ఇప్పుడు హ్మ్. ఆ! కోల్పోయానండి. అంటే ఎలాగంటే, ఇప్పుడు రోజు ఒక 3 మంత్స్ నుంచి రోజు ఒక్క లీవ్ కూడా పెట్టకుండా ఆహ్, ఆఫీస్‌కెళ్తుంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. అంటే పని చేయడానికి ఆసక్తి లేకుండా లేకపోతే, కొంచెం అది ఏకాగ్రత లేకుండా ఆహ్, ఉంటు ఉంటుంది కొన్నిసార్లు. అలాగైనప్పుడు నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే మా ఫ్రెండ్స్‌ని అందరిని గ్యాధర్ చేసి ఏదైనా ట్రిప్‌కి ప్లాన్ చేపిచ్చేవాడిని నేనే కావాలని చెప్పేసి...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. అంటే మామూలుగా ఆహ్, ఆఫీస్‌కి వెళ్ళకుండా ఉండడం అయితే కుదరదు కదా! తప్పకుండా వెళ్ళాల్సిందే. ఆ! వెళ్ళంది పని కాదు. అట్లని చెప్పి బోరింగ్‌గా కూడా ఉండలేరు. సో, మీరు ఏం చేశారు? టిప్ ట్రిప్ అనేది ప్లాన్ చేశారు.
వెళ్దాం కదా! చాలా రోజ్ చాలా రోజులయ్యింది. హ్మ్. తప్పకుండా వెళ్ళాల్సింది. హ్మ్. హ్మ్. అవును. ఆహ్, ఇలాగ ఒక వన్ వీక్ లీవ్ పెట్టాల్సొచ్చింది నేను. సిక్ లీవ్ అని చెప్పేసి లీవ్ పెట్టాను నేను ఒకసారి.
హ్మ్. హ్మ్. కానీ ఆహ్, ఆఫీస్ ఫ్రెండ్స్‌తోటా? లేకపోతే బయట ఫ్రెండ్స్‌తోటా అండి?
బయట ఫ్రెండ్స్‌తోటండీ. ఆఫీస్ ఫ్రెండ్స్‌తోటి పెడితే మళ్ళీ సిక్ లీవ్ అని చెప్పేసి అందరూ ఒకటే సరిపెట్టారు. ఆహ్, అలాగ జరుగుతూ ఉంటుంది. కాబట్టి బయటి ఫ్రెండ్స్‌నే గ్యాధర్ చేశాను. మా అంటే మా విలేజ్ ఫ్రెండ్స్‌ని.
ఓకే. అందరు లీవ్ ఓకే. హ్మ్. హ్మ్.
హ్మ్. ఇలాగ వెళ్దామని చెప్పేసి
ఆ! ఓకె, ఓకె, ఓకె. కానీ ఆహ్, ఫ్రెండ్స్‌తో ట్రిప్ అనేది కూడా, మామూలుగుండద ఎంతండి. కొంతమంది వస్తా అంటారు, కొంతమంది రానంటారు, కొంతమంది ఇంట్లో ఒప్పుకోలేదంటారు.
హ్మ్. అయ్యో! అది ఎలాగా, అంటే వర్క్ లై వర్క్ లైఫ్ కంటే ఎక్కువా, ప్రెషర్ అప్పుడు అనిపించింది నాకు. వీళ్ళని గాథర్ చేయడం.
<laughs> ఆ! అంటే, ఒకళ్ళేమో ఆహ్, ఇప్పుడు ఏమి వస్తానులే అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే, లేజీగా ఉంటారు కొంతమంది. కొంతమందేమో, "అబ్బో! ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని చూసుకోవాలి" అంటారు. కొంతమంది వర్క్ ప్రెషర్ ఉంటూ ఉంటుంది, ఈ వర్క్ ప్రెషర్‌లో ర వెళ్ళడం అవసరమా! అని అనిపిస్తుంది. అంటే, అందరూ మీ, వైబ్‌లో, మీ మూడ్ సెట్‌లో, మైండ్ సెట్‌లో ఉండలేరు కదా! మీ సిట్యుయేషన్‌లో ఉండలేరు. కాబట్టి, ఆ టైంలో అవసరమా అని, అందరికీ అనిపించొచ్చు. కానీ, అదే సమయంలో, అందరిని తీసుకెళ్ళడం అనేది పెద్ద ఛాలెంజింగే.
ఓహో! ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. అ! నేను అవును. ఉన్నారు. మా ఫ్రెండ్స్‌లో అందరంతే. హ్మ్, హ్మ్. అవును. అన్నారు. చాలెంజ్. అది నేను, ఆహ్, అది చాలెంజ్‌గా తీసుకొని చేశాను కాబట్టి. <chuckles> ట్రిప్ కూడా, అది కొంచెం కుదిరింది మాకు. ఎలాగంటే, ఇందాక మీరు అన్నట్టు ఆహ్, "మా మా పర్సనల్ లైవ్స్ మాకు ఉన్నాయి," అని చెప్పిన వాళ్ళు కూడా, చాలా మంది ఉన్నారు. మేము ఒక ఆరు మంది వెల్దామని, ని నిర్ణయించుకున్నప్పుడు.
హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ ఆరు మందిలో, ముగ్గురు అన్నారు ఇలాగ. హ్మ్. ఇలాగ "మా పనులు మాకున్నాయి. ఇప్పుడంటే ఎలాగ" అంటే, అరే పనులనేవి రోజు ఉంటాయిరా, నాకు కూడా ఉన్నాయి పనులు. లీవ్ పెట్టి వస్తలేనా! అని చెప్పేసి, వాళ్ళని మోటివేట్ చేశాను.
హ్మ్. <chuckles> ఆ!
రెచ్చగొట్టడం అంటారు కదా! ఇంక ఎన్ని రోజులు చేస్తార్రా, మీరు ఇలాగ? రేపట్ రేపటి నాడు ఏమైనా అయితే మీరు ఎంజాయ్ చేయకుండా పోయినట్టు అయిపోతుంది కదరా! అని చెప్పాను.
ఆ! అదదే. ఆ! 40 ఏళ్ల తర్వాత వెళ్ళలేరు ఈ ట్రిప్స్ అన్నిటికి. ఆహ్, ఆ తర్వాత ఓపిక ఉండదు. ఓపిక ఉన్నప్పుడే వెళ్ళాలి. అది ఇది అని చెప్పారా?
ఇలా. కొంచెం హ్మ్. ఇంకా ముసలోళ్ళు అయినాక ఏం చేస్తారు? హ్మ్. హ్మ్. ఏజ్ మీద పడ్డాక, ఇంకేం చేస్తారు మీరు? ఏ ఎందుకురా ఎందుకు బ బతుకుతున్నారు మీరు? అని చెప్పేసి కొంచెం ప్రోవోక్ చేసా. దేని కోసం, దేనికోసం కష్టపడుతున్నార్రా మీరంతా? అని చెప్పేసి, కొంచెం ప్రోవోక్ చేశాను వాళ్ళని. ఆ! ఇలాగ అంటాడు ఏంటి వీడు అనేసి, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా! అలాగా. హ్మ్, కొంచెం రెచ్చగొట్టేసరికి ఆహ్, కొంచెం కుదువ కుదుట పడ్డారు వాళ్ళు, వాళ్ళంతా.
హ్మ్. <laughs> <chuckles> ఆహాహా! ఆ! ఆ! ఆ! ఆ! ఆహాహా! ఓకే. వస్తాం, వస్తాం మరి మొత్తానికి అని అనేసిండ్రా?
హ్మ్. వెళ్దామని. హ్మ్. హ్మ్. అవును, అన్నారు.
ఆ! ఎటు సైడ్ ట్రిప్ ప్లానింగ్ ప్లాన్ చేసిండ్రండి?
ఆ! మేము కర్ణాటక సైడ్ వెళ్ళాము. ఆ! గోవా అంటే, దానికి ముందు వేశాం మేము. ఇలాగే ఒకసారి రెచ్చగొట్టి తీసుకెళ్ళాను నేను. హ్మ్. అప్పుడు ఆ ఎక్స్‌పిరియన్స్ అయితే
గోవానా? ఆ! ప్రతిసారి రెచ్చకొట్టి తీసుకెళ్ళడమేనా?
<laughs> ఆ! ఎలాగంటే, ఎలా అయిందంటే అది, కొంచెం మిస్ కమ్యూనికేషన్ వల్ల మా నేను, మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వెళ్ళాల్సింది, మే మేమిద్దరము. బైక్ తీసుకొని, కర్ణాటక వెళ్దామని ప్లాన్ చేసాం.
ఆ! హ్మ్. ఓకే. హ్మ్.
ఆ! తను నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల, వీళ్ళని రెచ్చగొట్టాసొచ్చింది.
ఆహాహా! ఓకే. ఓకే. ఓకే.
ఆ! ఇలాగ నేను నేనైతే వెళ్తున్నాను ఒక్కడినే. మీరు ఎవరైనా వస్తారంటే, రండని జెప్పాను. నేను బైక్ తీసుకొని వెళ్తున్నాను. గ్రూప్ మా గ్రూప్ ఉంటుంది గదా! ఇప్పుడు ఫ్రెండ్స్‌కి.
ఆ! ఆ! ఆ! అబ్బో! బైక్ మీద కష్టం అవ్వదా అండి? లాంగ్ జర్నీ లాంగ్ ట్రిప్ అనేది.
ఆ! ఆ! అంటే కొంచెం నాది ఆహ్, బైక్ అనేది కొంచెం పెద్దదండి వెళ్ళొచ్చు. ఆహ్, అంటే కొంచెం ఇబ్బందులు లేకుండా వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా బైక్ మీద ట్రావెల్ చేయాలనేది నా
హుహు. ఆహ్, ఎంతైనా కార్‌లో ఉన్నంత కంఫర్ట్ బైక్‌లో ఉండదేమో గదా!
ఆ! ఆ కంఫర్ట్ వద్దని జెప్పేసి బైక్ తీసుకొని వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఎన్ని రోజులు ఈ కంఫర్ట్ జూసుకుంటాం అని చెప్పేసి యాక్చువల్‌గ ఆహ్, కారే ప్రిఫర్ చేశారు మా ఫ్రెండ్స్. ఆహ్, చెప్పాను ఇలా గ్రూప్‌లో మెసేజ్ జేస్తే అంటే, ఈ ముందు ఇంతకుముందు ట్రిప్ ఇది. రెండు వేల ఇరవై నాలుగులో జేసింది.
ఆహహహా! ఆ! ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్.
అలాగా, ఒగ నేను బైక్ మీద యెళ్తున్నాను ఎవరైనా ఒక్కరే రావాలి. ఎవరినో మీ దాంట్లో ఎవరో అది నిర్ణయించుకోండి, అని జెప్పేసి మెసేజ్ జేసా నేను.
ఆ! ఓకే.
బైక్ మీద ఏం ఎళ్తాంలే, అందరం ఒకసారి ప్లాన్ జేసుకుందాం అని జెప్పేసి జెప్పారందరూ. అయితే అది ఈ రోజే జేయండి మీరు అని జెప్పాను. నేను వెళ్తున్నాను ఈరోజే అని. అదే రోజు ప్లాన్ జేయ్పిచ్చి, అదే రోజు నైట్ వెళ్ళాను నేను. అందరిని తీసుకొని ఎళ్ళాను.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆహాహా! ఓకే. ఓకే. ఓకే. అప్పటికప్పుడు ఇన్స్టంట్ ప్లానింగ్ అయిపోయింది.
అంటే, ఈరోజు మధ్యాహ్నానికి యాహ్! నిజంగా మధ్యాహ్నం నుంచి ప్లాన్ జేస్తే, నైట్ 12 దాకా మేము బయలుదేరిపోయాం. అక్కడి నుంచి ఇంటి నుంచి.
హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
అలాగా ఆ ట్రిప్ ఒకటి గోవాకి అది ఫస్ట్ దైతే. ఇలాగా సడెన్, సడెన్‌గ ప్లాన్ జేసి వెళ్ళింది గోవా. గానీ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అయితే.
హ్మ్. ఓకే. ఎప్పుడైనా ఈ సడెన్ ట్రిప్సే చాలా సక్సెస్ అవుతాయి. ప్లానెడ్ ట్రిప్స్ కంటే.
ఇలాగ యహ్! హ్మ్. అవును ప్లాన్ ట్రిప్స్ ఎలాగంటే, దాంట్లో మనం అనుకున్న దాంట్లో ఏదో ఒకటి అవ్వకపోతే, చాలా చిరాకు పడుతుంటారు.
హ్మ్. అవ్వకపోతే, అది డిసప్పాయింట్ అయిపోతది. హ్మ్.
ఈ సడన్ ట్రిప్స్ ఏంటంటే మనం సడెన్‌గ అనుకున్నాం గదా! ఇలాగ అయిపోయింది, అని జెప్పేసి మనకు మనం ఓ ఓదార్చు‌కోవచ్చు.
హ్మ్. అంతకు మించి బాగా ఎంజాయ్ జేస్తారు గాబట్టి, అదో సాటిస్ఫెక్సన్ ఉంటది.
హ్మ్. ఎంజాయ్ జేసినా, ఎంజాయ్ జేయకపోయిన, దాంట్లో మనకి ఇలాగ అవాంతరాలు వచ్చినా గూడా, అప్పుడనుకోవచ్చు మనం ఇలాగ సడెన్‌గ ప్లాన్ జేసుకున్నాం గాబట్టి, వచ్చింది మనకి ఈ సందర్భం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
హ్మ్. అలాగా. అలాగే దాని తర్వాత హ్మ్.
ఓకే. ఆహ్, అయితే ఇప్పుడు మీరు ఆహ్, ఈ ఈ ఇట్లా ఈ టిప్‌ని పాటిస్తానని చెప్పారు. ఇట్లా ఆహ్, బయటికి ట్రిప్‌కెళ్తాను అని చెప్పేసి. కానీ ప్రతిసారి ట్రిప్ అనేది పాసిబుల్ అవ్వదు గదా...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఈ ఇప్పుడు ట్రిప్ నుండి వచ్చిన తర్వాత మళ్ళో 6 మంత్స్, 1 మంత్, 2 మంత్స్‌కి అయితే ట్రిప్ అనేది పాసిబుల్ అవ్వదు గదా! ఏదో చిన్న చిట్కా టిప్స్‌తోటి ఆహ్, ఆహ్, ఆహ్, ఆవ్ ఆ వెక్స్ నుండి ఆహ్, ప్రెషర్ నుండి బయట పడాల్సిందే. మీరు ఆహ్, పాటించిన చిన్, చిన్న టిప్స్ ఏంటండి?
హ్మ్. నిజం. హ్మ్. హ్మ్. నిజం. హ్మ్. ఆహ్, ఇలాగ ఏమన్నా ఇంట్రెస్ట్ కోల్పోతే వీకెండ్సుంటాయి ఇప్పుడు మనకి. సాటర్‌డే, సండేలాగా ఉంటుంది కాబట్టి ఆహ్, ఆ వీకెండ్స్‌లో కొంచెం నాకు కుకింగ్ చేయడం అంటే ఇష్టం. ఒక చిన్న హాబీలాగా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అది ఎప్పటి నుండి అండి? కోవిడ్ టైమ్ నుండా?
ఆ! లేదండి. <chuckles> యాక్చువల్‌గా దానికి ముందు నుంచే నేను అంటే బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి. ఆహ్, కాలేజ్ డేస్‌లో అలాగా మేము మా డిగ్రీ ఫ్రెండ్స్ మేమంతా గూడా ఆహ్, ఓహ్! రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం. మా కాలేజ్‌కి దగ్గరలో.
ఆ! హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
అలాంటి స ఆ సమయంలో మా ఫ్రెండ్స్‌కి నేను వండి పెట్టడానికి వెళ్ళాను నేను అక్కడికి చదువుకోవడానికి కాకుండా.
ఆ! ఓహోహోహో! ఓకే. ఓకే.
<chuckles> అంటే ఆహ్, ముగ్గురం ముగ్గురం ఉన్నాం మేము రూమ్‌లో. వాళ్ళిద్దరికీనూ వంట రాదు.
హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. చదువు మనకు చదువు రాకపోయినా పర్లేదు గాని, ఏమంటారు అది తిండి తిండి మాత్రం కావాలి కదండీ.
ఏంటి? <chuckles> నిజమే.
ఆ! నన్ను బలిపశువుని చేశారు మా ఫ్రెండ్స్ అక్కడ. ఎలాగంటే, చెఫ్‌ని చేసేసారు. నాకేదో చిన్న చితకేవో వంటలు. మా అమ్మ నేర్పించిన వంటలు వస్తాయి. "నీకు వచ్చు కదా నువ్వు వండు. మేము ఆహ్, వెజిటేబుల్స్ కట్ చేసిస్తాం. ఒకరం రైస్ పెడతామని" చెప్పేసి అలాగే చేసేవారు.
ఆ! <laughs> ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే.
హ్మ్. అలాగా అక్కడ వంట అక్కడ నేర్చుకున్న వంటలు నాకు దీని తర్వాత ఇలాగా, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు అలాగా.
ఆ! ఆ! ఇలా స్ట్రెస్ నుండి బయటపడ్డానికి ఉపయోగపడ్డాయి. అంటే, మామూలుగా మీరు వంట చేసేటప్పుడు, ఎట్లా కొత్త కొత్త రెసిపీలు యూట్యూబ్‌లో చూసి, అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారా? లేకపోతే మీకు తెలిసిన వంట మీకు తోచిన విధంగా చేస్తూ ఉంటారా?
ఉపయోగపడ్డాయి. హ్మ్. హ్మ్. తెలిసినవి దాన్ని ఇంకా బెటర్‌గా ఎలా చేయొచ్చని యూట్యూబ్‌లో చూస్తుంటాను.
ఓహొహొహోహొ! ఓకె. ఓకె. ఓకె. హ్మ్.
ఆ! అంటే ఒకసారి <chuckles> సరిగ్గా, ఒకసారి సరిగ్గా కుదరకపోతే దాన్ని ఇంకా ఎలా బెటర్‌గా చేయొచ్చు? లేకపోతే దాని టేస్ట్‌ని ఇంకెలా పెంచొచ్చు అని చెప్పేసి, చూసి వీకెండ్స్‌లో అలాగా చేస్తుంటాను. అది, అది నాకు కొంచెం ఒక థెరపీ లాగే, హే సహాయపడింది నాకీ కుకింగ్ కూడా.
ఆ! హ్మ్. హ్మ్. సహాయపడింది. ఓకె. ఓకె. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటిదంటే? సడన్‌గా <smacks lips> ఇప్పుడు మీకు వెంటనే ఆసక్తి అనేది రావాలి. నైట్ టైమ్ ప్రాజెక్ట్ ఏదో సబ్మిషన్ ఉంది. ఆహ్ అప్పటికప్పుడు మోటివేషన్ తెచ్చుకోవాలి. ప్రెజర్ నుండి బయట పడేయ పడాలి. ఆహ్, ఆరో అప్పుడు ఏం చేస్తారు? అంటే వెంటనే మీకు దొరికే టిప్స్ ఏంటివి? ఆ ప్రెజర్ నుండి బయటపడి, ఆహ్, మళ్ళీ పనిలో పడిపోయి ఆహ్, ఇంట్రెస్ట్‌గా వర్క్ చేయడానికి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మంచి హ్మ్. అలాంటి సమయాల్లో కొంచెం ఆహ్, కొంచెం నేను లోగా ఉన్న టైంలో, మంచి మోటివేషనల్ సాంగ్ సాంగ్స్ వింటానండి.
హ్మ్. ఓకె. ఓకె. హుహుహు.
హ్మ్. కొంచెం మంచి బీట్, హైలో ఉండి, అలాగే మన తెలుగు పాటలు ఉంటాయి కదా! కొన్ని ఆహ్, 'జల్సా' సినిమాలో ఒక పాటుంటుంది 'చలోరే చలోరే చల్' అని.
హ్మ్. అవును, అవును. ఆ! <chuckles> అవునండి. అవునండి. ఒక్కొక్కసారి <hiccups> హ్మ్. ఒక్కొక్కసారి ఏమైతదంటే ఆహ్, ఆ ఆసక్తి కోల్పోయిన కోల్పోతాం. కానీ ఆ పని చేయాలి తప్పదు. ఆ పని చేయంది, ఇప్పుడు ఆఫీస్ వర్క్ కానివ్వండి, ఫ్యామిలీ పనులు కానివ్వండి చేయంది తప్పదు. ఆహ్, ఆసక్తి లేకుండా చేయాల్సినప్ వచ్చినప్పుడు ఒకలాంటి చిరాకు ఫ్రస్ట్రేషన్ అలా వస్తది. అది మీరెవర్న్ మీదైనా చూయించడం కానివ్వండి. మీ మీద మీరు చూయించుకోవడం కానివ్వండి. అలా ఎప్పుడైనా జరిగేదా?
ఆ! ఆ! అలాంటి పాటలు. హ్మ్, హ్మ్, హ్మ్. తప్పదు. హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగా. వస్తుంది. <chuckles> హుహు. ఆ! ఆ! జరుగుతాయండి అవి. సాధారణంగా ఆహ్, ఎలాగున్నప్పుడు ఏ ఏమన్నా కాల్స్ వచ్చినా గానీ అంటే, ఫోన్ చేసి ఎవరైనా విసిగిస్తూ ఉంటారు. <chuckles> అంటే ఎంత చెప్పినా వినరు ఆగు నేను మళ్ళీ కాల్ చేస్తానంటే కూడా కొందరు చేస్తూనే ఉంటారు. ఆహ్, ఇంటి నుంచి గానీ, లేకపోతే స్నేహితులుగాని.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. <chuckles> ఆహ్! హ్మ్. అదే. హ్మ్.
అలాగా, అలాగా వారి మీద అరిచేయడం ఆహ్, ఎన్ని సార్లు చెప్పినా వినవా నువ్వు కాల్ మళ్ళీ చేస్తానంటే వినవా అన్నట్టు, అలాగా అరిచేయడం. అరిచేసిన తర్వాత మళ్ళీ నేను బాధపడ్డం, <chuckles> అలాగా. హ్మ్. అలాగా రిగ్రెట్ ఫీల్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో.
హ్మ్. అదే. అదీ ఉంటది. హ్మ్. ఓకే. ఓకే! ఓకే! తర్వాత మీరు మొత్తానికి వాళ్ళని ఈ ఇట్లా, ఇట్లా ఈ విషయం మీద నేను కొంచెం చిరాగున్నా అని చెప్పేసి ఎక్స్‌ప్లేన్ చేస్తారనమాట.
హ్మ్.
ఒక్కొక్కసారి ఏమైతదంటే ఆహ్, ఆశక్తి కోల్పోయినప్పుడు, ఆ పని చేయలేకపోయినప్పుడు ఫస్ట్ నిద్రోచ్చేస్తది. నిద్రొచేసి <chuckles> నిద్రపోయి లేచిన తర్వాత చేసుకుందాంలే అనేసి అలా పడుకుంటారా?
హ్మ్. న హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్. పడుకుంటానండి. అలాగా ఆసక్తి కోల్పోవడానికి ఏమన్నా బుక్స్ ఉంటాయి కదా! మనవి నా పాత బుక్స్ చదువుతాను, నేను అలాగా. ఆశక్తి కోల్పోడానికి. ఈ యాక్చువల్‌గా నాకు నిద్ర <chuckles> కోల్పోవడానికి, ఇప్పుడు నాకు నిద్ర రావాలి, నిద్ర <chuckles> నిద్ర వస్తుంది నాకు అంటే నేను యాక్చువల్‌గా నిద్ర రానప్పుడు ఇలా చేస్తుంటాను. ఆహ్, ఇప్పుడు ని ఆశక్తి దేనిమీద కోల్పోవాలి నేను, అంటే నిద్ర మీద ఆశక్తి కోల్పోయి పడుకోవాలి నేను. అలాంటి సమయాల్లో నాకు నచ్చని బుక్స్ చదువుతాను అలాంటి సమయాల్లో.
హ్మ్. ఆ! ఓహో! కోల్పోడానికా? తెచ్చుకోడానికా? <laughs> ఆ! హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. ఆహాహా! ఓకే ఓకే. ఓకే.
అస్సలు నచ్చని! నాకు అసలు కెమిస్ట్రీ అంటేనే నచ్చదు. దాన్ని చదువుతాను...
ఆ! ఓకే, ఓకే.
దాంట్లో ఫార్ములాస్‌ని అవి చదవడం వల్ల కొంచెం నిద్ర తొందర పట్టేస్తుంటుంది.
ఆ! ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. చాలా చక్కగా చెప్పారండి ఆశక్తి కోల్పోతే మీరు ఎటువంటి టిప్స్ ఆహ్, ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ తిరిగి ఆశక్తిని ఎలాగ, తెచ్చుకుంటారు అనే విషయాలన్నీ బా చెప్పారు. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలు.